ఆ! చెప్తాను మీకు. 'అనువుగాని చోట' అది ఎక్కడా మనం మన మాట నడవదనుకోండి, మన మాట నడవదంటే నడవదని కాదు, అక్కడ మనం గ్ మన గురించి మనము వాళ్ళతో గ్ పోరాడి గెలవలేవనుకోండి, అక్కడ నేను 'అధికులవనరాదంటే,' నేను గొప్పవ గొప్పవాడినని అనకూడదు. అనకూడ అనకూడదు. <smacks lips> అది 'అనువుగాని చోట అధికులమా' మన మనం ఎక్కడైతే వాళ్ళతో గెలవలేమో అక్కడ నేను గొప్పవాడినని అనుకోకూడదనమాట. కొంచం, కొంచవేదో చిన్నా ఆహ్, హ్మ్, న పిసరిన్‌ఫ్లుయెన్సుందనీ, దీనికే నేను గొప్పని పొంగిపోకూడుదట. 'కొంచెవుండుటల్ల కొదవ' కొంచెవుంటే సరిపోదు, కొంచెం ఇన్‌ఫ్లుయెన్సుంటే సరిపోదు. ఇన్‌ఫ్లుయెన్సనేది గానీ, ఇంకో ఓ మ్ ఏదైనా బలవనేది గానీ పూర్తి స్థాయిలో ఉండాలి. 2 ఇగాకుండా, 'కొండ అద్దమందు కొంచెం ఎడుపులు', కొండ చూడండి ఎంతెత్తుంటుందో గదా! మీరూ చూస్తే ఆహ్
హ్మ్. అవునవును. హ్మ్. గొప్పవాడిని కాదు. ఆ! ఓకే. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! హ్మ్. అవును. హ్మ్. అవును. అది అద్దంలో పా పడుతుంది చాలా సార్లు.
ఆ! అద్దంలో చూస్తే చాలా చిన్నగా కనపడుతుంది. ఇప్పుడు నేను వెళ్ళీ, నేనూ యవ్ ఎంత గొప్పాడినో, ఎవరినో మొత్తానికి. వాళ్ళ కన్నా నేను కొంచం పెద్ద స్థాయిలో ఉన్నా గూడా నేనెళ్ళి "అరె సర్లేండీ పొరపాటైపోయిందేదో" ఆహ్, అనని అన్నంత మాత్రాన 'కొండ అర్ధమందు కొంచెం,' వాడనుకుంటాడనమాట, ఆ! "ఈయనొచ్చి నాకు సారీ జెప్పాడు. అంతటోడితో నేను సారీ చెప్పించ్చాను. నేనూ ఎంత గొప్పోడినో చూడు, నాకూ దెబ్బకొచ్చి దిగొచ్చాడు" అననుకుంటాడు. సరే. అనుకుంటే అనుకోండి. ఆ!
అవును. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఓకే. అవును. అవును. అవును. అయితే, ఆహ్, చాలా మంచి మాటన్నారు. ఆ! చెప్పండి.
అనుకుంటే అనుకోనివ్వండి. ఆహ్, ఆహ్, అనుకున్నంత మాత్రాన ఇప్పుడు అనవసరం గొడవ, అనవసరం తలనొప్పి, ఇవన్నిటి నించి బయటికొచ్చేశాం గదా! అందుకని వాడనుకున్నంత మాత్రాన ఆహ్, హ్మ్, నేనుమన్నా నాకున్నటువంటిదేం తగ్గిపోదు, లేంది రాదు. ఆహ్, సో, కొండా, అ అద్దంలోంచి చూస్తేనేమో చిన్నదిగా కనపడుతుదట. అంటే, చూసే దృష్టిలో తేడా గానీ అక్కడ
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. దృష్టి. అవును. దృష్టి లోపం. ఓకే.
ఆహ్, ఆహ్, ఆ కొండకేమీ, దానికున్నదీ ఎక్కడా పోలేదు. ఆహ్, అది అప్పుడెంత హైటుందో ఇప్పుడు అంతే హైటుంది. అదే ర ఆహ్, దర్పం డ
అవును. అద్దంలో చూస్తేను చిన్నగనిపిస్తుంది. అదెక్కడెళ్ళిపోయిందని గాదు గానీ. హ్మ్.
అంటే, మనం చూసే విధానంలో తేడా. ఆ! ఈనేంటండి ఆఫ్‌ట్రల్ ఆహ్, ని వ ఆల్‌బోస్ట్ 'ఆల్బర్ట్ ఐన్‌స్టీన్' అనేటువంటి గొప్ప శాస్త్రవేత్తను గూడా పిచ్చివాడన్నారు. ఆ! అన్నంతా మాత్రాన ఆయను ఆయనా ఎన్నీ క ఎన్ని ఇన్వెంటరీసాయినవి. ఇయన్నీ కనుగొని ఎంత గొప్ప శాస్త్రవేత్త ఆయన. అలాగా ఆహ్, అంటే, ఆహ్, ఆ అన్నవాడిదీ వాడీ దృష్టి కోణం తప్పు గానీ, ఈనకున్నటువంటి ఇమేజ్‌లో ఎటువంటీ లోపమూ ఉండదు గదా? అది ఇప్పుడూ కొండ అద్ద్
అవును. ఆ! అవును. ఆ! పిచ్చివాడు మాత్రం కాలేదు గదా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. లోపం లేదు. అవును. అయితే, మీకు ఇలాగా సందర్భాలున్నాయా? అంటే ఆహ్, ఇతరులతో ఏమన్నా? అంటే, అవతల వ్యక్తీ తప్పున్నా గూడా మీరు సారీ చెప్పిన సందర్భాలేమన్నున్నాయా?

అహా! అలా లేదు. కాపోతే అయ్యీ నేను అక్కడేదో చూశాను. ఆహ్, చూసి అయ్యివ్వవా బాబు 2 కేజీలియ్యు. ఏదో ఇవాళ ఎన్నో తెమ్మన్నారు. ఆ కేజీలియ్యన్నాను.
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ని అంటే, అడిగుంటారు. ఆ! ఇలాగా, హ్మ్, నీకు మంచిగనిపిచ్చినవి యేసేయి అని జెప్పేసీ అతనికే ఇచ్చారా మీరు? ఓకే.
ఆ! ఆ! ఆ! అంతే. నేనవేం ముట్టుకోలేదు. దాన్ని చూడలేదు. చూ హ్మ్, అయి అయ్యి ఇంత లావుగ కనబడుతున్నాయి. బంగాళదుంపలు అలాగే ఉంటాయి గదా! యేసేయవయ్యా అని జెప్పి యేసేయడం. 2 కేజీలు తెచ్చేయడం. య్యోయి ఇంటికొచ్చేప్పుడే
హ్మ్. హుహు. అవును. ఆ! ఏమన్నారు మరి ఇంట్లో ఏమన్నారు ఆ రోజు?
ఈ తిట్లూ ఒక్కొక్క ఎవరికీ నచ్చిన తిట్లు ఆహ్, వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళకి తెలియనివి కూడా హ్మ్
ఆ! మరి హ్మ్, మరి మీరు సారీ జెప్పారా? లేకపోతే, మిమ్మల్ని పంపినందుకు వాళ్ళు మీకు సారీ జెప్పారా?
ఆ! అంటే, నేనే సారీ చెప్పానండి. ఎందుకంటే, నాకు తెలీదు కదా! నాకు తెలీనిదే ఎందుకు పంపారు మీరు అనేటువంటిది, సారీ చెప్తూనే గట్టిగడిగాను. <smacks lips> నై నేనెప్పుడూ ఈ పని చెయలేదు. అందులో నాకు ఆహ్, ఆహ్, ఫుడ్ సైడసలు అవగాహన లేదు. ఆ! మీరు ఎంత సేపైనా ఏదైనా ఇష్యూ మీద గట్టిగా మాట్టాడమంటే, నువ్వు నాతో దెబ్బలాడు, అది ఇది అంటే నేను చెయగలను గానీ, నువ్వు అన్నవొండు, నువ్వు లేకపోతే అన్నానికి సంబంధించి తీసుకురా అంటే తెలీదు. తినమంటే, తిని పెడతాను అంతే. ఎవరైనా ఒండితే అన్నం తినిపెడతాను. ఇదొకా సౌలభ్యం ఉంది గాబట్టి, ఇలా చెయమనీ ఇలా హ్మ్, న చెప్పేటువంటి పరిస్థితనమాట. సో
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! హ్మ్. అవగాహన లేదు. కూరగాయలు అవి. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హుహు. హ్మ్. ఆ! అయితే, మరీ దాని తర్వాత ఎప్పుడైనా ఇలాగే అంటే, మీకు దాని తర్వాతా అవగాహన ఒచ్చి ఉంటుంది గదా, కూరగాయల మీద గూడా?
ఆ! అవును. నాకన్నెక్కువ వాళ్ళకావగాహనొచ్చింది. ఇంకోటి చేస్ ఇంకో ఇంకో ఏమైనా చా తేడా చేస్తాడేమో అందుకనీ ఆహ్, చెప్పడం మానుకున్నారనమాట. ఇలాంటివీ చెయకూడదూ. ఇలాంటి మా <giggles> మనం చెప్తే <giggles> ఇంపుదరగ
హ్మ్. ఓకే. అంటే మీకు ఆ! అం ఓకే. ఆహా! అయిత్ ఆ! అయితే, మీకు తర్వాతా పంపారా ఎప్పుడైనా మళ్ళీ ఇలా కూరగాయలు గానీ, మళ్ళీ బంగాళదుంపలు తీసుకురమ్మని జెప్పేసి? అస్సలు మీరు బంగాళదుంపను జూశారా దాని తర్వాత, ఎలా ఉంటాయో?
మళ్ళెప్పుడూ ఆహ్, వాళ్ళు పంపలేదు.